అవును. అంటే, చాలా టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్‌లే అవి. ఇంకా చాలామంది డాక్టర్స్‌నడిగితే, వాళ్ళు మంచ్ వేడిని గోరువెచ్చని నీళ్లు ఉదయాన్నే తాగండి, లేపోతే రోజుకో రెండు మూడు సార్లు తాగండి చాలు, ఇంకేం అవసరం లేదని గూడా జెప్తరు. చాలామంది డాక్టర్స్ దగ్గర నేనీ మాట విన్నా.
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవునండి. అవును. మేమది ఫాలో అవుతున్నాం గూడా. అంటే, నైటైమే జీలకర్ర, మెంతులు, వాము, దాల్చిన చెక్క, ధనియాలు ఇవి నానబెట్టేసుకుంటాము. నానబెట్టేసుకున్నాక, ఉదయం లేచాకేంటంటే, అది వడకట్టుకొని, గోరువెచ్చగా, మనము తాగే వేడినీళ్ళే ఇదనమాట. కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగుతాము. దానివల్ల డైజెషన్ అది కూడా బావుంటుంది.
హుహు. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హుహు. ఆ! ఆవును. అంటే, దానివల్ల చాలా వరకు మనకి డైజెషను, అసలు ఇప్పుడెక్కువ కాలంలో మనకి డైజెషనే ముఖ్యం. ఎన్ ఏందంటే ఇప్పుడూ
నిజంగా బోడీలో ఉన్న వేస్ట్, టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి.
అంటే, నాన్‌వెజ్జూ పాతకాలంలో నాన్‌వెజ్జెక్కువగా తినేవాళ్ళు, దానికి తగ్గ కష్టం జేసేవాళ్ళు గాబట్టి, వాళ్ళకి ఆ చెవట రూపంలో అదెళ్ళిపోయేది.
అవునవును. వెళ్ళిపోయేది. నిజంగా. అవునండి. ఇప్పుడసల చెమట రానిస్తున్నామా మనం?
ఇప్పుడూ చవటసలెవరు <chuckles> పట్టిస్తున్నారసల? <smacks lips> అంటే, తిన్న తర్వాత, ఖచ్చితంగా నాన్‌వెజ్ తిన్న తర్వాత మాత్రం, చాలా ఖచ్చితంగా అలాంటియి జరగాలి. కొద్ చాలామంది ఈ మటను అవి తిన్న తర్వాత, పడుకునేస్తరు వెంటనే.
అదే. అదే. అవునండి. నిజంగా. బోడీలో కొలెస్ట్రాల్ గూడా పెరుగుతుందంటారు గదా!
కడుపు ఫుల్లుగా తినేసాను అని. ఆ! దానివల్ల కొలెస్ట్రాలు బాగా పెరుగుద్ది. నువ్ మనం అప్పుడు పని చేస్తే, ఆ కొలెస్ట్రాల్ అనేది మన ఒంటికి, ఎనర్జీ లాగా యూజ్ అవుతుంది.
అవునవును. హ్మ్. నిజంగా. అందులోనూ మళ్ళీ గుడ్ కొలెస్ట్రాలుంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాలుంటుంది. మనకి గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందిప్పుడు. ఇప్పుడు తరానికి. <chuckles> హ్మ్.
ఆ! అదే. నా ఇప్పుడూ, అంటే చాలామందేం చెప్తారంటే ఉదయాన్నే ఎక్స‌సైజ్ చేసేవాళ్ళు, ఉదయాన్నే లేసి, ఎక్స‌సైజ్ చేస్తే మెటబోలిజం పెరుగుద్ది. ఆ మెటబోలిజం
హ్మ్. పెరుగుద్ది. ప్లస్ ఏంటంటే, బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. మన బ్లడ్ సప్లయి గాదన్ అన్నీ కూడా బా జరుగుతాయి. యాక్టివ్‌గా ఉంటాం మనం రోజంతా గూడా.
హ్మ్. ఆఫ్ అన్ అవరు మెటబోలిజం పెరిగితే చాలు. అది మనకు ఫుల్ డే మనకది ఛార్జేలాగా ఉంటద్ది. అని జెప్పి అంటే నేను కూడా జిమ్‌కెళ్ళేవాడిని. ఆ జిమ్‌లో ఉన్నప్పుడు, జిమ్ ట్రైనర్సు, వీళ్ళు, వాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు.
హ్మ్. అంతే. అంతే. నిజంగా. ఓకె. ఓకె.